ఆ! యాక్చువల్లీ మ్యారేజ్‌లయిపేయండి అప్పడికి మాకు.
ఓహో! మ్యారేజెస్ అయిపోయినియి అప్పటికి. ఓకే.
మ్యారేజ్ అయిపోయిన తరువాత ఫ్రెండ్స్ అయ్యాం. మ్ ముందు చెప్పాను కదా! ఇంకో ఫ్రెండ్ నా చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ అని, తను చిన్నప్పడి నుండి ఫ్రెండ్ నాకు.
ఓకే. అవును. ఓహో! ఓకే. యాహ్!
తను కూడా ఇక్కడే కాదండి. ఒక తు 2 స్ట్రీట్స్ అవతల ఉంటాడు అంతే.
అంతే. తన ఫ్యామిలీ కూడా మీతో ఇలానే ఫ్యా ఫ్యామిలీ కలిసిపోయారా?
ఆ! అంటే, బత్ ఆహ్, తను మా ఇంట్లోనే పెరిగాడండి. అంటే తనైతే. అంటే, మా ఇంట్లోనే మా ఇంట్లో కొంచెం ఫ్రీడమ్ ఎక్కువమాట. ఫ్రెండ్స్ ఆలు ఉండొచ్చు. ఏం ప్రాబ్లమ్ ఉండదు. సో, అందుకని నాకు చిన్నప్పడినుండి స్కూల్‌లో కూడానా స్కూల్ నుండి అయిపోగానే మా ఇంటికే వచ్చేసేవాడు. మా ఇంట్లోనే ఉండేవాళ్ళం అంతాన. కానితే వాళ్ళ ఇంట్లో ఏటంటే, ఆహ్, అంత ఫ్రీడమ్ ఉండదు. హ్మ్. నెక్స్ట్ వాళ్ళ ఇంట్లో అంత ఫ్రీడమ్ ఉండదు. వాడినే సరింగా ఇంట్లో ఉండనివ్వరు వాళ్ళు. సో, అందుకని చెప్పి ఆ! నేనెక్కువెళ్ళేవాడిని కాదు వాళ్ళింటికి. తను మాత్రం మా ఇంటికొచ్చి, మా ఇంట్లోనే ఎక్కువుండేవాడు. ఇప్పుడు తిను కూడా వస్తూ ఉంటాడండి. అలా వస్తారు, ఇద్దరు ఫ్రెండ్‌షిప్‌లో ఉంటది, సరదా తిరుగుతాము, బయటికెళ్తాము. అన్నీ డిస్కస్ చేస్తాము. కాకపోతే, తనకి నాకు డిఫరెన్స్ ఏమొస్తుందంటే తను ఎక్కువ డిస్కస్ చేస్తాడు. ఆహ్, చూడు వాడు ఇలా చేసాడు
ఓహో! ఓకే. అందరూ హోమ్ వర్క్ చేసుకోడం, కలిసి ఉండడం అట్లా ఉండేది. <chuckles> ఉందిలే. ఉంటారులే. ఓకే. అవును. మీరు చెప్పిన విధానం బట్టి నాకు అదే అర్థమైంది.
హ్మ్. ఎక్కువ గాసిప్స్ కూడా ఇష్టపడతాడు. ఎక్కువ డిస్కస్ చేస్తాడు. వాళ్ళు అలా చేసారు, వీళ్ళు ఇలా చేసారు. నేను చెప్తాను "మనకెందుకు? నువ్వు ఎందుకు? నువ్వు లైట్ తీసుకో పట్టించుకోకాలని" అనేసి. "అహా! లేదు. లేదు. నేను పట్టించుకుంటాను" అని చెప్పి మళ్ళీ అప్పుడే అంటాడు. ఆ!
ఓకే. ఏం జరుగుతుంది? అన్నీ కావాలి.
నెక్స్ట్ మరొకటేంటంటే, భయస్తుడు బాగా. ఇప్పుడు గాని నేను గాని ఈ ఇప్పుడు తిన తినకపోతే నాకు కడుపు నొప్పొచ్చేస్తది. లేదా, <giggles> నేను గాని ఇప్పుడు ఆ! ఏదో అయిపోద్ది నాకు. నాకు హెల్త్ బాగోదు అసలే, ఆ మెంటాలిటీలో ఉంటాడు. నేను అంటాను అదేం ఉండదు. నువ్వెందుకు అంత సీరియస్ అయిపోతున్నావు? ఉత్తిత్తునికి తలనొప్పిస్తే వెంటనే టాబ్లెట్ ఏసేస్తాడు పరిగెత్తుకుంటూ వె ఎళ్లి. ఆ!
ఏదో అయిపోద్ది నాకు. ఓకే. అయ్యబాబోయ్! చాలా డేంజర్ ఇలాగ.

అంటే కొన్ని మనం అనుకుంటాం చూసారా ఫ్రెండ్‌షిప్పు ఎవరితో సెట్ అవుతుందో తెలీదు. బట్ వన్స్ ఒక ఇద్దరు గాని కరెక్ట్‌గా ఫిక్స్ అయ్యి. మా మన ఐడియాలజీలు గాని కలిసియంటే డెఫినిట్‌గా ఇంకా ఆళ్ళు బాగా బి ఆహ్, బిగ్గెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారు.
ఓహో! నిజమేనండి. బాగా ఫ్రెండ్స్ అయిపోతారు నిజమే. వాస్తవం అది. అయితే మీరిద్దరూ కలిసి చేసే ఒక యాక్టివిటీ మీకు బాగా ఇష్టమైన యాక్టివిటీ ఏంటి?
మా ఇద్దరం కలిసి యాక్టివిటీ అంటే, ఎక్కువ మేము బైక్ మీద తిరుగుతామండి. బైక్ మీద తిరగడం గాని లేదంటే అప్పుడప్పుడు ఆహ్, ఎక్కువ కొ ఎక్కువ డిస్కస్ చేస్తూ ఉంటాం ఎక్కడైనా కూర్చొని. ఇలా చేయొచ్చు కదా. నాకెక్కువ యూనివర్సల్ కోసం ఇష్టం మాట.
ఓకే. ఆహ్, అంటే?
యూ యూనివర్స్, గ్రహాలు, నక్షత్రాలు, సన్ను, మూను ఇటిలీ కోసం ఎక్కువ డిస్కషను. నేను ఎక్కువ తనకు చెప్తూ ఉంటాను. నీకు ఒకటి తెలుసా ఇన్ని యూనివర్స్‌లు ఉంటాయి. ఇలాగుంటది. మే బీ ఎలియన్స్ ఉన్నాయేమో, ఇవి డిస్కస్ చేస్తూ <giggles> తనకు అర్థం కావు కొన్ని సార్లు. అర్థం కాక నాకోసం
ఆహా! ఓకే. ఓకే. తను ఎలాంటివి డిస్కస్ చేస్తారు?
తనవన్నీ ఎలా ఉంటాయంటే, ఆళ్ళు చూసావా ఆళ్ళు ఎంత నన్ను ఈరోజు నన్ను అసలు వర్కె చేసుకోనివ్వలేదు. ఆళ్ళు మాత్రం వర్క్ చేసేసుకున్నారు. వాళ్ళు నాకు అందుకే నచ్చట్లేదు <giggles> ఓన్లీ ఫ్రెండ్ ఆహ్, అవే అవే అవే గోల తనకి. నేనేంటంటే ఓకే అవి కూడా ఉంటాయి. ఇప్పుడు మనుషులు అన్నాక ఏదో ఒకటి ఉంటదండి. కానీ అదే పని మీద ఉండకూడదు మనం. సో, వేరే వేరే టాపిక్‌లు మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. తను మాత్రం ఆ! ఆ! అదే టాపిక్ డిస్కస్ చేస్తాను. అలాగే ఉంటాను <giggles> అంటాడు. సో, కాపోతే నా తను ఎక్కువ మాట్లాడతాడు. నేను వింటూ ఉంటాను ఎక్కువగా. అవునా? ఓకే ఓకే చెప్పు చెప్పు అనేసి. మాములేంటంటే, అంత ఓపికలు లేవు నాకు ఉంది. అంతే తేడా త వాళ్ ఆళ్ళకి నాకు.
అవునా? అంటే ఎప్పుడు ఇయే ఓకే. అవును. మీకు ఉంటాయి అలాంటివి. అవును నిజం. నిజమేనండి. అవును.